పిల్లలు సెల్ ఫోన్లు అనేవి విడదీయలేని ఒక, ఒక వ్యవస్థలాగా తయారైపోయింది కుటుంబాల్లో. అంటే, చిన్నప్పుడు వాళ్ళ తల్లి అన్నం తినిపించేప్పుడు పోయిమ్సు, రైమ్సు పెట్టడం దగ్గర నుంచి పెద్దయ్యాక వీడియో గేమ్స్ ఆడటం దాకా ఫోన్ లేకుండా అసలు వాళ్ళని ఊహించలేకపోతున్నాం. మరి వాళ్ళ అడిక్టసల అదొక రకమైన వ్యసనంగా మారిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళతోటి మనం మంచి టైమ్ స్పెండ్ చేయాలంటే వాళ్ళు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి. వాళ్ళతోటి ఆటలు ఆడించాలి. లేదా చాలామందేం చేస్తారంటే ఆడుకోండి పోండి అని చెప్పి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అసలు దీని మీద మీ ఆభిప్రాయమెంటి?
హ్మ్. బాగా అడిక్టయిపోయారండి పిల్లలు. అవును. హ్మ్. అంతే, కదండీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అవును. ఆహ్, పోనీ అలా వదిలేస్తే వాళ్ళేమన్నా ఎళ్లి ఆడతారా అండి. మళ్ళీ ఫోన్ పట్టుకునే కూర్చుంటారు పక్కన.
హ్మ్. అదే. మరి ఆహ్, దీని మీద అసలు మీ మీ అభిప్రాయం అండి. పిల్లలతోటి పెద్దవాళ్ళు టైమ్ స్పెండ్ చేయాలా? లేదా? ఆహ్, పిల్లలు వాళ్ళంతట వాళ్ళు. హ్మ్.
ఇచ్చితంగా అండి. ఖచ్చితంగా పిల్లలు పెద్దవాళ్ళు ఖచ్చితంగా పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ పిల్లలు కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక కంఫర్ట్ జోన్ అనాలో లేకపోతే ఒక బద్ధకమైన వే అనాలో, పిల్లలు ఈ సెల్‌ఫోన్‌కి లేకపోతే టీవీకి బాగా అంటి పెట్టుకొని ఉండిపోతున్నారు.
హ్మ్. హ్మ్.
ఇప్పుడు వాళ్ళు బయటికెళ్ళి, ఆడుకొని పిల్లలతో, వేరే పిల్లలతో ఆడుకుంటంటే, కొత్తగా అంటే, ఎవరితోనా మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలే అనేది తెలుస్తుంది.
హ్మ్.
లేదు. కింద పడ్డారనుకోండి. దెబ్బనేది తగిలిందనుకోండి. వాళ్ళకదే కదా! ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ నేర్పేవవే కదండి బాల్యంలో.
ఉండాలి. ఆ! అవును. నిజమే నిజమే. అవన్నీ ఆహ్, మనం కూర్చోబెట్టి చెప్పక్కర్లేదు. వాళ్ళంతటవే వాళ్ళు ప్రయాణంలోనే నేర్చుకుంటారు. ఈ లైఫ్ జర్నీలో. హ్మ్.
అవును. అవును. <giggles> అంతేగానీ ఇప్పుడు ఒక చిన్న డబ్బాకి మనం మొహం తగిలిచ్చేసుకొని కూర్చుంటే, వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఇన్ వీళ్ళెలా అయిపోతారంటే, రాను రాను బా సెన్సిటివ్‌గా అయిపోతారనమాట.
హ్మ్. <chuckles> వే అవును. ఇప్పటికే అది ఆల్‌మోస్ట్ అది ఒచ్చేసింది మీరన్నది. చిన్న మాటకే అలగటం, ఏడవటం. ఆహ్... ...చేస్తన్నారు. అవును. హ్మ్.
అవును. అంటే, వింత వింత చేష్ట‌లన్నీ చేస్తారండి. నేను కూడా చూస్తున్నాను. ఆ! అలేం కొట్టలేము తిట్టలేము. <giggles>
తిట్టలేము. <chuckles> నిజమే. మరైతే ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు పిల్లలతోటి ఎలాంటి ఆటలుడితే ఆహ్, బావుంటుందంటారు? అంటే, వాళ్ళకి సూటయ్యేవి. ఆహ్, ఏముంది మీ దెగ్గర ఏమన్నా ఉదారణలు?
ఆ! ఉన్నాయండి. చాలా ఉన్నాయి. వాటిలో ఏంటంటే, ముందు ఫస్ట్ ప్లేస్ మార్చాలండి. ఆడేటప్పుడు ఇంట్లో ఆడకూడదు.
హ్మ్. కరెక్ట్.
ఎందుకంటే, ఇల్లు ఆ తను చిన్న పిల్లోడు నాకు తెలిసి దాదాపు స్కూలు కాకుండా ఎక్కువసేపు గడిపేది ఇంట్లోనే అన్నప్పుడు. అక్కడే ఆడాడనుకోండి. వాడి మైండు ఎదగదు.
హ్మ్. అవును. హ్మ్.
సో, పిల్లోడిని బయటికి తీసుకెళ్ళాలి. బయటికి తీసుకెళ్ళినప్పుడు, మనం రోడ్డు మీద ఆడొచ్చులేం కాబట్టి, పక్కాగా ఒక ఏదన్నా పార్క్ హ్మ్. పార్క్ అలా తీసుకెళ్ళి, అక్కడ ఎలాగో కొంతమంది పిల్లలుంటారు కదా! హ్మ్. వాళ్ళతో పాటు ఆడిస్తా ఉండాలండి. వాళ్ళతో పాటు జారుడు బల్లో లేకపోతే ఏదోకటి. ఆడిస్తా ఉంటే, వా ఆహ్, రిఫ్రెష్ ఉంటది. అండ్ ఆ! మనం ఉన్నామ ఉన్న ధైర్యంతో ఆహ్, ఏంటంటే, అందరితో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉంటారు పిల్లలు.
హ్మ్. పార్క్‌లోకి తీసుకె హ్మ్. ఉంటారు. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. ఆహ్, అంటే పైగా పార్కులు గూడా ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఉంటాయి కదా! పచ్చడి గ గడ్డి ఉండటం, ఆ పూల మొక్కలు అవి ఉండేస ఇంకొంచెం ఆహ్లాదకరంగా వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతారు, అదంతా చూసి ఆడుకోటానికి.
అవును. ఆ! అంటే, అది మీరు చెప్పినట్టుగా, అంతా ఏదైతే కొంచెం గ్రీనరీ గాని, అదంతా ఆ! ఇది ఈ చిన్న పిల్లలకి ప్రకృతిని కూడా పరిచయం చేస్తా ఉంటుంది.
<clears throat> హ్మ్.
అది కూడా వాళ్ళ మానసిక ఆరోగ్యానికి, చాలా హెల్పవుతుందండి.
అవును అవును. అయితే, ఇప్పుడు మైండ్‌ఫుల్‌నెసని ఒకటి ఒచ్చింది మనకి. అంటే, ఏంటంటే, ఒక పని చేస్తే ఆ పని మీద పూర్తి శ్రద్ధ పెట్టడం. వేరే చోట ఆలోచించడం గానీ, లేతే రెండు పనులు కలిపి చేయటం గాని కాకుండా ఆహ్, ఒకటే చోట, ఒకటేలాగా ఉ ఉండటం అనేది. సో, ఇప్పుడు ఈ ఆడుకునేటప్పుడు, నిజంగా వాళ్ళు వేరే ఏం పట్టించుకోకుండా, ఆడుకుంటా ఉంటారు.
ఆ! అదేండి. అవును. ఖచ్చితంగా.
హ్మ్. సో, ఇది ఎంతవరకు వాళ్ళకి సహాయం అవుతుందంటారు. ఎందుకంటే, మనందరికీ కూడా మల్టీటాస్కింగ్ అలవాటైపోయింది. టీవీ చూస్తూ భోంచేయటం. ఫోను మాట్లాడుతూ ఇంకొక పని డ్రైవింగ్ చేయటం ఇలాంటివన్నీ.
అవును. ఇవి నిజంగానే చెప్పాలంటే, యాక్చువల్‌గా మనకే మల్టీటాస్కింగొచ్చింది. వాళ్ళకి, త్రిబుల్ టాస్కే <chuckles> ఒకేసారి 3 టాస్కులు చేస్తా ఉంటారేమో, ఆహ్ పిల్లలకైతే ఏకాగ్రత ఖచ్చితంగా ఉండాల్సింది నేపథ్యంలో. వాళ్ళు ఆటలంటే, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడు, మీరు పార్కులో ఒకటుంటుంది చూసారా? అప్ అండ్ డౌన్ అని చెప్పేసి.
<chuckles> అవును. అవును. అవును. అవ్ అవును. హుహు. అవును. అవును. సీ-సా అంటారం హ్మ్.
హ్మ్. అంటే, ఒక్కో లొకేషన్‌లో ఒక్కోలా ఉంది. సబ్జెక్ట్ అయితే అదే. హ్మ్. ఆ దానిలో ఏంటంటే, నాకు వాటిలో అది కొంచెం ప్రత్యేకంగా ఎందుకునిపిస్తదంటే, ఇప్పుడు దాని నుంచే ఇప్పుడు ఆహ్, స ఫర్ ఎగ్జాంపుల్ బయటికెళ్ళి ఏదైనా షాపుకెళ్ళినా అక్కడొక తక్కెడ చూస్తారు.
అదే. అదే. అదే. <chuckles> అవును. హుహు. హ్మ్.
అంటే, పిల్లలు మైండ్ ఎలా ఉంటదంటేండి, మనం చెప్పే మాటలు గాని, లేకపోతే వాళ్ళు చూసేది గానీ వాళ్ళొక ఇమాజినరీ బొమ్మలు బొమ్మలుగా పెట్టుకుంటారనమాట వాళ్ళ మనసుల్లో.
ఆ! నిజమే, నిజమే. మీరు చైల్డ్ సైకాలజీ తెలిసిన వాళ్ళలాగా చాలా లోతుగా మాట్లాడుతున్నారు. హ్మ్. చెప్పండి. చెప్పండి. ఆహ్ ఆ! అవును.
<chuckles> అంత తెలీదండి. కొంత వరకు తెలుసు. అంటే, కొంతమంది పిల్లల్ని దగ్గరగా చూడటం వల్ల ఇయన్నీ కొన్ని తెలిసినయన్నమాట.
<coughs> అవును, అవును. అంటే ఆహ్, <smacks lips> అంటే ఇలా లోతుగా అబ్జర్వ్ చేయటం అనేది గూడా ఒక కళే. అందరూ ఏంటంటే, పైపైన చూసి ఆ! సరేలే, పిల్లోడేలే అనుకుంటారు గానీ...
అవును. అదేనండి. కానీ పిల్లలు సబ్జెక్ట్ చాలా పెద్దదండి. మనం, ఇప్పుడు ఎలా అంటే చెప్పాలంటేనండి, ఒక మూగజీవి తనకేదైనా జరిగితే చెప్పుకోలేదు చూసారా? అలాంటి కండిషన్‌లోనే పిల్లలుంటారండి. ఆల్మోస్ట్ ఒక ఫిఫ్తు క్లాసొచ్చే వరకు కూడా ఆళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు చెప్పుకోలేరన్నీ.
బా చెప్పారు. ఆ! అవును. హ్మ్. అవును. నిజమే. నిజవే.
ఆ! సో, అలాంటప్పుడు ఆహ్, యాస్ ఏ పేరెంట్ గాని, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సూ అదే ఆహ్, త ఆహ్, వాళ్ళకి సంబంధించిన ఎవరైనా సరే, వాళ్ళని ఇలా పార్కుకి తీసుకెళ్ళడం గాని, ఇలాంటివి ఆడిస్తా ఉండాలనమాట. నేను ఇందకడ చెప్పింది ఏదైతే ఈ అప్ అండ్ డౌనుందో? దానిలో మీరు ఇందకడ, కాన్సంట్రేషన్ గురించి అన్నారు కదా! ఆ ఖచ్చితంగా అది ఆడారనుకోండి, పిల్లల మైండేలా ఉంటదంటే, నెక్స్ట్ ఆ పర్సన్ పైకెళ్తన్నాడంటే నేనొస్తా. ఇది కంటిన్యూస్‌గా సర్కిలవుతా ఉంటదనమాట మైండ్‌లో.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. అంటే, వాళ్ళ దృష్టి మొత్తం, బరువుని ఆహ్, కిందకి నొక్కటం, లేవటం అనే దాని మీదుంటుంది. అవును.
కంట్రోల్. అవును. సో, ఏంటంటే ఏకీకృతం చేయగా, ఆహ్, ఆ కెపాసిటీ అనేది పిల్లలకోస్తూ ఉంటుంది.
హ్మ్. కరెక్టే. నిజవే.
ఇంకొక ఆట ఏంటంటే, అంటే, చాలా ఉన్నాయండి. వాటిలో నాకు బాగా ఆహ్, నచ్చిన ఆటలనమాట ఇవి. ఆ! మీరు చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల, జారుడు బల్లుంటాయి చూసారా? ఆ వాటికి స్పెషల్‌గా పక్కన థ్రెడ్డుతో స్టెప్పుల్లాగా కడతారండి.
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. ఆ! నిజం. ఎక్కి అక్కడ నించి జారాలి. అవును.
అవును. అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దోళ్ళకైతే అదీ, హైకింగ్‌లాగా ఉంటుంది. త్రెడ్. ఆ! వీళ్ళకేంటంటే జస్ట్ చిన్నగా ఉంటుందనమాట.
హ్మ్, హ్మ్, హ్మ్. అవును.
అంటే ఇప్పుడు ఆహ్, పిల్లలకి స్టెప్స్ ఎలా ఎక్కాలో తెలుసు. ఆల్రెడీ ఇంటి దగ్గరెక్కుతారు. స్కూల్లో ఎక్కుతా ఉంటారు గదా! ఇవి ఒచ్చేసరికి ఏంటంటే, థ్రెడ్సు ఊగుతా ఉంటాయి గదా!
హ్మ్. హ్మ్. అవును.
సో, ఇలా ఎక్కడం కూడా ట్రై జేస్తే, వాళ్ళకేంటంటే, అంటే మనం వెళ్ళే దారి ప్రతి దగ్గర కూడా ఒకేలాగా ఉండదు. మారుతా ఉంటది.
హ్మ్, హ్మ్. హ్మ్. అని
ఓకేనా! దాన్ని బట్టి హ్మ్.
హ్మ్. అ అదే అదే అది చెప్పకనే చెప్తున్నట్టు. అవును. హ్మ్.
ఆ! అంతే కదండీ. అంటే ఉన్న పరిస్థితిని బట్టి, మనం ఎలా నడవాలి? మన నడకెలా ఉండాలనేది, అలాంటివన్నీ తెలుస్తా ఉంటాయి అక్కడ.
హ్మ్. చాలా కరెక్ట్‌గా చెప్పారు. పైగా అంటే మళ్ళీ శారీరకంగా గూడా వాళ్ళకి మైండ్ బాడీ కోఆర్డినేషను <smacks lips> అంటే, ఎ ఎలా చేస్తే పడకుండా ఎక్కుతారు? ఒకవేళ పడ్డా గూడా, మళ్ళీ లేచి వెక్కడం అనేది నిజంగా వాళ్ళ లైఫ్‌లో చాలా ఉపయోగపడే ఆటలు ఇవన్నీ.
అవును. ఆ! ప్రతీది కూడా వాళ్ళకి లెసనే కదండీ. ఇంకా కొంతమంది పిల్లలకి ఆహ్, సెన్సారీ ఇయన్నీ ఉంటాయంటమాట. అంటే వాసన కావచ్చు, లేకపోతే టచ్ ఆహ్, ఐరన్‌ని టచ్ చేస్తే ఎలా ఉంటది? లేకపోతే ఎక్కడ ఫైబర్ ఐటెమ్స్ ఉంటాయి. అంటే ఆహ్, కుర్చీలు గానీ, లేకపోతే ఇలా ఉంటాయి గదా! వాటిని టచ్ చేస్తూ, ఇంకా లేదు గ్రీనరీ కూడా ఎందాక్కడ మనం అనుకున్నాం కదా పార్కులో, అవును. పువ్వులేలా ఉంటాయి, ఆకులేలా ఉంటాయి. ఇవన్నీ కూడా తను స్పర్శతో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం అనేది జరిగిందనుకోండి పిల్లోడికి
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. పార్కుల్లో అవును. హ్మ్. హ్మ్.
అక్కడె ఆహ్, ఈ సైన్స్‌ గానీ, ఫిజిక్సు ఆహ్, లేకపోతే <giggles> ఈ బొటానికల్‌వి ఇవన్నీ కూడా చదివేసుకున్నట్టే.
హుహు. అవును. అవును. అవును. ఫోను‌లో స్ ఫోను స్క్రీన్‌లో అవన్నీ చూడటం లేతే టెక్స్ట్‌బుక్‌లో బొమ్మలు ఒచ్చినప్పుడు చూడటంలో అసలు ఏమంటుంది ఏమి ఉండదు. ఆహ్, ప్రాక్టికల్‌గా ఇవన్నీ ముట్టుకొని, వాసన చూసి, తడిమి, తెలిస్తేనే సరిగ్గా ఎక్కుతాయి చాలా బాగా చెప్పారు. స్కూల్లో మరి ఇలాంటి వాతావరణం ఉంటుందంటారా? అన్ని స్కూల్లకి మీరన్నట్టుగా ప్లేగ్రౌండు ఉండే పరిస్థితి లేదు. మరి వాళ్ళు, వాళ్ళది ఏ ఏమంటారు? దాని మీద మీ కామెంటేంటి?
అదే కదా! అవునండి. అది చెప్పాలంటే, చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే, ఒక స్కూల్ అంటే, నాకు తెలిసి నేను చదువుకునే టైం గానీ లేకపోతే ఆహ్, మా తమ్ముడోళ్ళు గాని అలా చదువుకునే టైంలో ఏ స్కూలు నాకు తెలిసినంత వరకు గ్రౌండ్ లేకుండా లేదండి.
అవును. హ్మ్. హ్మ్. విశాలమైన గ్రౌండ్ మళ్ళ అందులో ఆడుకునేటానికి కూడా పెట్టుండేవి మంచిగా అవును.
అవును. ఆ! అంటే, మినిమం మీకు ఆడుకోవడానికి ఎలాగో ఉంటాయి. ఒకవేళ లేకన్న పోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో ఎలా ఉండేదంటే ఆ! పీటీ సారోళ్ళు ఆహ్, శనివారం వరకు ఉండేవాళ్ళు ఆదివారం ఉండరు కదా! కానీ ఆ గ్రౌండ్ అనేది ఓపెన్ అనమాట. మేము ఆదివారం కూడా వచ్చి ఆడుకోవచ్చు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
సో ఇలాంటి పరిస్థితులు ఉండేయి అప్పట్లో. కానీ ఇప్పుడ ఎలా ఉందండి? ఆ అది అపార్ట్‌మెంటా! స్కూలా! తెలియట్లా.
తెలియట్లేదు. ఒక ఒక చిన్నపాటిల్లు తీసుకొని కూడా స్కూలు మొదలుపెట్టేస్తున్నారు. అవును.
ఆ! అంటే, వాళ్ళ ఇష్టమండి. దాన్ని ప్రతిదాన్ని స్కూలనేస్తన్నారు. ఆ ట్యూషన్స్ అంటారు. ఓహ్! రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు ఒకా చిన్న కుర్రోడు ఒక ఐదో క్లాసో, ఆరో క్లాసో కుర్రోడు... చదివి చదివి చదివి చదివి ఎంత చదువుతాడండి ఆడికి రెస్ట్ ఎక్కడ దొరుకుతది?
<chuckles> ఆ! అవును. హ్మ్, హ్మ్. <giggles> అదే గదా! ఆ!
హ్మ్. ఇంకా లోక‌జ్ఞానం ఎలా పెరుగుతది? మొత్తం అంతా ఈ పుస్తకాలతోనే లేపోతే ఆ టీవీలతోనే ఉంటే.
అవును. అవును. <clears throat> అవును. అవును. ఇ ఇప్పుడు అంటే, వీళ్ళకి ఫోన్లు అలవాటు చేసిందే పేరెంట్స్. <smacks lips> అంటే వాళ్ళకుండే బిజీ వాళ్ళకుండే పనుల వల్ల. వీళ్ళు చిన్నప్పుడే తినిపిచ్చేటప్పుడు ఫోన్లు చూపిచ్చటం లేకపోతే వాళ్ళు ఏడ్చినప్పుడు మారాం చేసినప్పుడు ఫోన్లు ఇవ్వటం అలవాటు చేసి పెద్దయ్యాక ఆహ్, అది లేదు కుదరదు అనంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అలవాటైపోయింది. దీని
అవును. ఆ! అంటే, పేరెంట్స్‌కి కొంచెం లేట్‌గా రికగ్నైజ్ చేస్తారనమాట. ఈ ఈ పనిలో మాత్రం.
హ్మ్, హ్మ్. అవును.
అదే ఏంటంటే, ఫస్ట్ మీరన్నట్టు వాళ్ళకి సమయం లేక, లేకపోతే ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటేనండి ఇదేం కొత్తదేం కాదు. చిన్నప్పుడు మన చిన్నప్పుడైనా సరే అమ్మ మనకి చందమామని చూపిస్తూ తినేపిచ్చేవాళ్ళు.
ఆ! హ్మ్. ఓహ్! <chuckles> అవును.
హ్మ్. ఎందుకంటే పిల్లలు మారం జేస్తారు, తినరు.
ఆ! ఆ!
సో, దానికి ఆల్టర్నేటివ్‌గా ఇప్పుడు మనం ఈ భుజం మీద ఎత్తుకొని తీసుకెళ్ళేంత ఓపికలు ఇప్పుడెవరికీ లేవు కాబట్టి
<smacks lips> ఉండట్లేదు. అంత టైం కూడా ఉండట్లేదు. ఏంటంటే ఒకప్పుడు చూస్తే పిల్లల్ని వీధిలోకి తీసుకొచ్చి అలా తిప్పుతూ, తిప్పుతూ కూడా తినిపిచ్చేవాళ్ళు. గంట, 2 గంటల టైం వాటికే పట్టేస్తుంది. <chuckles> అవును.
అవును. హ్మ్. అవునండి. అవును. అది గంట, 2 గంటలు ఇవాలటి రోజుల్లో అంటే, కొద్దిగా వర్కింగ్ చేసుకునే వుమెన్‌కి అది చాలా ఇంపార్టెంట్ గదా!
ఆ! కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. మనకి 10 నిమిషాల్లో అయిపోవాలి లంచ్ పెట్టేస్తే. <laughs> ఆ!
హ్మ్. సో <chuckles> అంటే, వాడు ఆకలి మీద ఉన్నా లేకపోయింది పర మాకు సంబంధం లేదు. ఒక స్పూన్ ఇచ్చానంటే ఆడు మింగేయాలంతే. <chuckles>
అంతే. <laughs>
అలాంటి పరిస్థితున్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఫోన్లలవాటు చేయడం అంటే ఆహ్, ఇది తప్పు అంటే మరి తప్పే కాదనను కాకపోతే పరిస్థితులు.
హ్మ్. హ్మ్. పరిస్థితులు అవును. ఒప్పుకోవాలది గూడా. మరి దీనికేమన్నా ప్రత్యామ్నాయాలు ఉంటాయంటారా? ఆల్టర్నేట్ ఉంటారా? ఆహ్, ఇప్పుడు స్క్రీన్ కాకుండా, వాళ్ళని ఎంగేజ్ చేస్తూనే వాళ్ళకి భోజనం పెట్టేలాగా.
అవును. హ్మ్. అంటే, ఇక్కడ రెండండి. 1 ఆహ్, ఎవరైతే పేరెంట్సూంటారో, వాళ్ళు ఇంకొంచెం కేర్ తీసుకోగలిగేంత సమయం, వాళ్ళు ఇవ్వగలుగుతారు అంటే, ఓకే! వాళ్ళే చూసుకోవాలి. లేదు. ఆహ్, అంటే, ఈ బిజీ ఏదైతే అనుకున్నామో, అలాగే ఉంది అనుకుంటే కనక, ఇది కొత్త పద్ధతి కాదండి, ఆల్రెడీ ఎప్పటినుంచో ఉన్నదే, సైలెంట్‌గా ఎళ్ళి అమ్మ, నాన్న ఉంటారు గదా!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్.
వాళ్ళని అంటే, ఇప్పుడు ఎలాగో ఒక్కొక్కళ్ళు, జాబ్ నిమిత్తం అని చెప్పేసి, వేరే సిటీల్లో ఉంటారు. అందరూ కలిసుండట్లేదు కాబట్టి, పేరెంట్స్‌ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోలేదండి.
హ్మ్. ఆ! కరెక్ట్. వాళ్ళైతే పాపం ఇష్టంగా, ప్రేమగా తినిపిస్తారు. అవును. హ్మ్.
పక్క. అవును. ఆళ్ళు కథలు చెప్తా ఉంటారు. మనకి చెప్పిన కథలే వాళ్ళకి చెప్తారు. కానీ, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా! <chuckles>
హ్మ్. చెప్తారు. అవును. అవును. తెలియాలి కూడా. ఆ! ఇది ఇది మంచి ఆలోచన. అంటే, కుదిరితే జనాలకి, ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే, వాళ్ళిద్దరి మధ్య కూడా బంధం ఆప్యాయతలన్నీ పెరుగుతాయి. వీళ్ళకి వెసులుబాటు ఒచ్చినట్టుంటుంది.
తెలియాలి. అవును. నిజంగానే. హ్మ్. ఆ! అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ పెద్ద వయసుకొచ్చిన తర్వాత, వాళ్ళకి కూడా తోడుండాలి కదండీ. కానీ, ఏదైతే పిల్లలు ఎదగాలి అని చెప్పేసి, వేరే ఊరు ఎళ్ళినా? వాళ్ళేమీ బయట పడకుండా కొంచెం లోపల, లోపలే మదన పడతా ఉంటారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అలాంటి వాళ్ళకి కూడా, మంచి రిలీఫ్ కూడా ఉంటుంది. ఇద్దరికి, ఇటు పిల్లడోకి మంచిదే. పెద్దోళ్ళకి మంచిదె అది.
హ్మ్. కరెక్ట్. చాలా మంచి ఆలోచనిది మాత్రం. లేదంటే మనకి ఈ బొమ్మలు ఉంటాయి. <smacks lips> రకరకాల బొమ్మలు, పజిల్సు. ఇదెంటి రంగులా చేసేవి, అవ అవన్నా చేతికిచ్చి, వాటితో ఆడిపిస్తూ అయినా సరే, తినిపించే ప్రయత్నం జేయాలి గాని, స్క్రీన్‌ని కొంచెం ఆహ్, తగ్గిస్తేనే మంచిది. అవును. అవును. ఇప్పుడు మనం మన, చిన్నప్పుడు చూస్తే మనం పెరిగిన వాతావరణంలో ఆహ్, స్కూలు, ఇల్లు అనే కాకుండా మనకి ఫ్రెండ్సందరూ ఒక చోట కలిసేవాళ్ళు. అంటే ఇళ్ళు కొంచెం దగ్గరగా ఉండే. సైకిల్ మీద వెళ్ళిపోతే, మనం వాళ్ళని కలుసుకోవచ్చు, అందరూ కలిసి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడేంటంటే అపార్ట్‌మెంట్‌లోనో లేకపోతే ఏవరన్న పక్కింట్లో ఎవరుంటే, వాళ్ళతోనే ఆడుకోవాలి. సో, దీనివల్ల వీళ్ళు నెట్‌వర్కింగ్ అంటే, మీరన్నట్టు మొదట్లో సోషలైజింగ్ జనాలతో ఎలా ఉండాలనేది కూడా, మిస్ అవుతున్నారానిపిస్తూంటుంది నాకు.
<chuckles> హ్మ్. అవును. అవాయిడ్ చేయాలండి. అవును. అవును. అవునండి. అవును. నిజవేనండది. ఏంటంటే ఇంతకుముందుకిప్పుడికి చాలా వేరియేషనోచ్చేసింది. వాటిలో ముఖ్యంగా, ఈ పిల్లల దెగ్గర ఇదేనండి. ఆళ్ళు స్వతహాగా బయటికే వెళ్ళి. ఆహ్, ఒక నలుగురిని కలుపుకొని, ఆడాలంటే అక్కడసలు నలుగురుంటే కదా! ఇళ్ళడ్డానికి.
హ్మ్. హుహు. హుహు. అంతే గదా! అదే! అదే! అదే!
ఎవరికి వాళ్ళు, ఇంటుల్లో ఉంటన్నారు. ఎవరి వాళ్ళు, వాళ్ళ ఫోనులతో ఉంటున్నారు. అంటే, ఇది ఎలా ఉండాలంటేనండి? ఒకళ్ళు డిసైడయ్యి, అంటే ఒక పేరెంట్ డిసైడయితే? ఇవన్నీ మళ్ళీ రీసెట్ అవ్వువు. అందరూ అలా, ఒక తాటి మీద నడవాలనమాట. అప్పుడే పిల్లల భవిష్యత్తు బావుంటుంది.
ఆ! అవును. హుహు. హ్మ్. నడవాలి. నడవాలి. కరెక్టే. కరెక్ట్. చాలా మంచి సూచనలు, సలహాలిచ్చారండి. ధన్యవాదాలు.
మీకు కూడండి. చాలా ధన్యవాదాలు.
ఆ! ఆ!